హ్మ్. అవును. అదీ ఎక్కువ రోజులు కూడా సేవింగ్ చేసుకోవచ్చు. అదే <smacks lips> పాడవకుండా కూడా ఉంటదంట గదా! జొన్న రొట్లు.
హ్మ్. ఆ! అవునవును. ఉంటుంది. అంటే ఆహ్, రొట్టెలు కానీ ఈ చపాతీలు కానీ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఈ రోజు చేసామనుకోండి. ఉదాహరణకి రాత్రి. పొద్దునకి ఏమన్నా ఇంకా ఎక్స్‌ట్రా మిగిలాయనుకోండి, మేమైతే ఏం చేస్తామంటే, వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి బాగా పాలుంటాయి గదా! పాయ్ పాలని ఫస్ట్ ఒక గిన్నెలో వేసి, వేడి ప్ వేడి చేస్తాం అనమాట. దాంట్లోకి ఈ చపాతీ కానీ రొట్టె ముక్కలు కానీ వేసి, దాంట్లోకి బెల్లం వేసి కలుపుతాం అనమాట. ఇంకా అలా గూడా తింటాం. బావుంటది. మీరోసారి ట్రై జేయండి. <giggles>
హుహు. హ్మ్. హ్మ్. హుహు. అది కూడ స్నాకా? <chuckles>
స్నాక్ ఏం కాదు. కానీ ఈజీ గుంటది దెలుసా. <chuckles> ఆ! మీరు స్నాక్ అంటే ఇంకోటి గుర్తొచ్చింది. నేను ఈజీ రెసిపీ ఉప్మా అన్నా గదా! ఉప్మా కంటే ఈజీ ఇది. ఇప్పుడు ఒకవేళ మార్నింగ్ టిఫెన్ జేశినప్పుడు చపాతీనో, రొట్టెనో, మిగిలిందనుకోండి. <sniffs> దాన్ని నైట్ కూడా ఇలా చేసుకొని తింటా. ఇది ఇంకా ఈజీ చెప్పాలంటే.
నేనెప్పుడు ట్రై చేయలేదు. ఆహా! ఆ! హ్మ్. అది నైట్ ఉంచేసుకొని, ఇంకా మా ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్న‌లా పీసులు కట్ చేసుకొని, పాలల్లో ఏసుకుంటారు. అంతేనా?
అంటే అద్దే ఆ! అంతే. అంటే అదే పనిగా <sniffs> దాన్ని స్టోర్ చేయాల్సిన పని లేదు. కాకపోతే ఆహ్, ఒక్కోసారి మిగిలిపోతయి గదా! ఒకటో రెండో ఎక్కువయితే. సో, అలాంటప్పుడు నైట్‌కి మనం ఆ! చేసుకోడానికి ఓపిక లేనప్పుడు సింపుల్‌గా ఇలా అయిపోద్దనమాట.
అవునవును. వేస్ట్ చేయకుండా. హ్మ్. బావుంది. ఐడియా బావుంది. వేస్ట్ అవ్వదు మనకి ఈజీ‌గా గూడా నెక్స్ట్ డే నెక్స్ట్ ఫు‌డ్ ఒచ్చేస్తంది. సాయంత్రం ఏం వండుకోవాలన్న ఆలోచన లేకుండా అదే మళ్ళీ వాడేసుకోవచ్చు. అంతే.
<chuckles> ఆ! కరెక్ట్. అవును. హ్మ్. అవునండి.
బావుంది బావుంది. ఇంకా? ఇంకా ఏం చే
అ అండ్ అండ్ ఇంకో ఇంకోటేంటి అంటే, ఇంకేమున్నాయబ్బా వంటలు! ఇప్పుడూ, వెజిటబుల్స్‌లో చా ఏ ఇది ఇంకా సింపులె అనమాట. ఎలా అంటే చాలామంది ఏదన్నా కూర చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా పర్టిక్యులర్ కూరగాయే ఉండాలి అన్నట్టు అనుకుంటారు కదా! ఉదాహరణకి
అవును. నేనైతే అలాగే ఆలోచిస్తాను. <chuckles>
ఆ! అందుకే మీ కోసమే ఈ టిప్. <chuckles> యే
<laughs> అవును. నాకు చాలా యూజ్‌ఫుల్ అవుతాయి. మీరు చెప్పినియన్ని.
ఆ! ఎలా <chuckles> ఎలా అంటే ఇప్పుడు ఉదాహరణకు మీ దగ్గర రెండే టమాటాలున్నయి, రెండే ఆనియన్స్ ఉన్నయి, <sniffs> ఆహ్, ఆ 2 వంకాయలు, 2 ఆలుగడ్డలు ఉన్నాయనుకోండి. సో, ఒక్క వెజిటబుల్‌తో మనం కూర చేయలేం. సో, అలాంటప్పుడు ఏం చేయాలంటే, అన్నిటిని కట్ చేసి అన్నిటిని మిక్స్‌డ్ వెజిటబుల్ కూర లాగా చేయొచ్చన‌మాట. ఇది కూడా సింపులే చెయ్యడం.
అవును. హ్మ్. హ్మ్. ఆహా! <chuckles> అ ఆహ్, సింపులే. కానీ విన్నాను ఇది కూడా ఏంటి పండగల్లో ఒండుకుంటారు. కలగరుపు కూర, ఏదో అంటారు గదా! ఆ కూర లాగా అయి ఒండుకోవా‌లేమో ఇంకా.
హ్మ్. నిమ్ నాక్ ఆ!

ఆ! మ్యాగీ నుంచి అనేది కాదు. అసలు ఈ వంటలు నేర్చుకోవడమానేది ఎట్లా స్టార్ట్ అయిందంటే హ్మ్, నేను అంటే చిన్నప్పుడు ఈ టీవీలో ప్రోగ్రాములు ఒస్తుంటాయి చూడండి. అంటే ఈటీవీలో అభిరుచి అని, జీ తెలుగులో. సో, అవి చూశినప్పుడు నాకేమనిపించిందంటే కొంతమంది కొన్ని ఐటెమ్స్ చాలా బా చేశారు. ఎలా అంటే తక్కువ ఇంగ్రీడియెంట్స్ అనమాట. కాకపోతే హెల్తీ కూడా అనమాట అవి వండుకొని తింటే.
<chuckles> అవును. వాస్తవమే. అవునవును. అయికు హుహు. అవును. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటారు కదా! హ్మ్.
ఆ! అదే. సో, అలాంటివి చూశినప్పుడు నాకి బాగా నచ్చింది. సో, అప్పటినుంచే ట్రై జేయడం అన్నమాట లైట్ లైట్‌గా. ఇంకా ఈ యూట్యూబ్ ఇవన్నీ ఒచ్చాక ఇంకా ఎక్కువ చేశా అన్నమాట చూసి.
హ్మ్. సలాడ్స్ లాంటివి చేస్తారా?
రకరకాలు. ఆ! చేసా అనమాట. కాకపోతే న ఆ! సింపులే. కాకపోతే నాకు ఎందుకో అది టేస్టు అంతగా నచ్చలేదు. ఏదో హై హెల్త్ అని అనుకోని తినడమే తప్ప ఇంగేం లేదాడ. మనకెక్కువ టేస్టే గావాలనిపిస్తది గదా!
సలాడ్స్ అవి కూడా మనకి సింపుల్‌గా <chuckles> హ్మ్. కానీ హెల్త్‌కి మంచిది కాబట్టి అప్పుడప్పుడైనా తినాలి.
ఆ! అదైతే వాస్తవమే. కానీ వేరే వేలో కూడా తినొచ్చు. అంటే ఇప్పుడు వెజిటబుల్స్ ఉంటాయి కదా! దాన్ని సెమీ బాయిల్డ్ లెక్క చేసి జస్ట్ ఇప్పుడు మామూలుగా దోసకాయ, ఉల్లిగడ్డలు పక్కన పెట్టుకొని ఎలా తింటారో అలా కూడా తినొచ్చనమాట. యాహ్!
ఆ! అవును. హ్మ్. అలాగే తినొచ్చు. మీరు అన్నారు కదా! మీకు ఇష్టం ఈసీగా అయిపోద్ది ఉప్మా అని. ఉప్మాలో కూడా ఏం కావాలంటే వెజిటబుల్స్ అన్ని ఎసేయొచ్చు. ఇప్పుడు ఎ బి మన యూట్యూబ్ రె ఆ! యూట్యూబ్‌నే ఫాలో అవుతున్నట్టు వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు గదా! ఫ్రూట్స్ కూడా అందులోనే ఏసేస్తున్నారు.
<chuckles> యెస్. కరెక్ట్. <chuckles> బాగా ఆడి చెప్తారు. ఆ! అవును.
<chuckles> మీరన్నట్టే ఉప్మా అయితే ఈసీగా అయిపోతుంది.
సో ఆ! ఉప్మానే అండి. అంటే ఇంకా ఆ! వేరేవి కూడా ఉన్నాయండి. ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు <sniffs> ఆహ్, రోటి మీకు తెలుసా? అంటే 'రాయలసీమలో' రొట్టె అంటారు.
అన్నికంటే. హ్మ్. అవును. రొట్టె, జొన్న రొట్టెలు వాళ్ళెక్కువ చేసుకుంటారు గదా!
ఆ! జొన్న రొట్ట, సద్దరొట్టా. యాక్చువల్‌గా అది చేయడం కూడా చాలా సింపులే అనమాట. ఎక్కువ పల్లెటూర్లలో అవే తింటారు. హ్మ్. అవును. అంటే ఇప్పుడు చపాతీ అనుకోండి పిండంత పిసకాలి, దాన్ని మళ్ళీ కొంచెంసేపు టైం ఇవ్వాలన్నమాట అది. కొంచెం బాగా సాఫ్ట్‌గా రావడానికి. ఈ
హ్మ్. అవునా? హుహు. హుహు. మరి జొన్న రొట్టెకి అవసరం లేదా?
ఆ! అలా ఏం అవసరం లేదు. జస్ట్ మనకెంత కావాలో అంత తీసుకుంటాము. బాయిల్డ్ వాటరో స్ నార్మల్ వాటరో వేసేసి బాగా పిసికేస్తామన్నమాట. అంటే అ ఆహ్ ఎంత రౌండ్‌గా గావాలో అంత. ఇంకా చేసి నార్మల్‌గా కొట్టేసి కాల్చేస్తాం. ఇంకా రొట్టె హెల్త్‌కి మంచిది కూడా అనమాట.
ఓకే. ఆ! హుహు.